అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా దారుణాలు జరుగుతున్నాయండి. బయట ఏంటి? ఆహ్, హ్యాక్స్ చేయటము ఫోనులు, యాప్స్ హ్యాక్ చేయడము. తను రీసే ఆహ్, నేను ఒక స్టోరీ అంటే, నా ఫ్రెండ్‌కే జరిగింది. ఏంటి అంటే ఆ అప్పుడు ఒకప్పుడు ఒక 5 సంవత్సరాల కిందట మనకి సెక్యూరిటీస్, వాట్సాప్ సెక్యూరిటీస్, ఆహ్, 2 స్టెప్ వెరిఫికేషననేది మనకొకటుంటుంది వాట్సాప్‌లో అది పెడితే దాన్ని మనం హ్యాక్ చేయడానికుండదు మొబైలు. కానీ నా ఫ్రెండ్ అది పెట్టుకోలేదు. ఎందుకంటే అప్పుడంత తెలీదు. అంత నాలెడ్జ్ లేదు. ఆ టైంలో ఏమైందంటే తన ఫోన్ని ఎవరో హ్యాక్ చేశారు.
అవునా? హ్మ్. ఎలాంటివండి? అవును. అవునా? హ్మ్. హ్మ్. కరెక్టే అది. అవును. హుహు. ఓకే. అబ్బా! ఆహా!
హ్యాక్ చేసి మార్ఫింగ్ ఫోటోస్ పెట్టి చాలా బెదిరిచ్చారండి. 10 రోజులు టార్చర్ అంటే టార్చరు. హ్మ్. సో అలా జరిగినప్పుడు ఏంటి అంటే కొంచెం అవతల వాళ్ళు కూడా ఆలోచిచ్చుకోవాలి.
అయ్యయ్యో! <smacks lips> హ్మ్. ఆబ్ భయంగానే ఉంటది. మొత్తమంతా. అవును. చాలా భయంకరంగుంటది.
ఆ! చేసింది కూడా అబ్బాయే అబ్బాయే చేశాడు. తను ఫోను చేశాడు, మాట్లాడాడు, అంతా చేసాడు, ఆ! చాలా జరిగిందండి. ఒక 10 రోజులు తనెవరికీ చెప్పుకోలేక ఆ! ఏడ్చిన దాకనాలున్నాయి. తను ఏదన్నంటే వాళ్ళ ఫోను నంబర్ ఉంది, వీళ్ళ ఫోను నంబర్ ఉంది నా దగ్గర అని చెప్పేసి, ఫోను నంబర్లు కూడా తినకే వాట్సాప్ చేస్తన్నాడు.
అరెరెరెరే! హ్మ్. హ్మ్. హుహు. అవునా?
అలాంటప్పుడు మనం ఏమనుకోవాలి. తన దగ్గర మన డేటా మొత్తం ఉన్నట్లే కదా!
ఉందనే అనుకుంటాం గదా! ఖచ్చితంగాను. హ్మ్.
ఆ! ఫోను, మెసేజులు ఇట్లా నీకి వాళ్ళకి పంపిస్తాను, వీళ్ళకి పంపిస్తాను అని చెప్పేసి ఫోనులు చేస్తుంటే, తనలో తాను ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఇంక ఎం చేయాలో అర్థం గాక తను తన నంబర్ బ్లాక్ చేసేసి, తన నంబర్ బ్లాక్ చేస్తే, వాళ్ళ సిస్టర్‌కి ఫోను జేసాడు. ఫోను చేసి మీ అక్క నంబర్ బ్లాక్ చేసింది అని చెప్పడము. తను తన సిస్టర్‌ది గూడా నంబర్ బ్లాక్ చేపించింది. అలా చేసేసరికి ఇంక ఈ తనేం జేసిందంటే ఇదంతా కాదు ఇలా వీడు చేస్తున్న కొద్దిగా చేస్తూనే ఉంటాడు అని జెప్పేసి తనే కామ్ అయిపోయింది. <smacks lips> అంటే మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోవడం.
హుహు. అంతే గదా! మరి అయ్యో! అయ్యో! అయ్యయ్యో! హ్మ్. హుహు. హుహు. ఇంకా ఎం పట్టిచ్చుకోకుండా వదిలేసేసారు మొత్తమంతా కూడాను. ఇంకా అవును. దీని నుంచి మరి మీరేం నేర్చుకున్నారు? మీ ఫ్రెండ్ దగ్గర నుంచి చూసారు గదా! మరి మీరేం నేర్చుకున్నారిప్పుడు?
వదిలేసింది. మొత్తానికి ఎందుకంటే తను వదిలిపెట్టట్లేదు. ఆ! నేను ఇంక 2 స్టెప్ వెరిఫికేషన్స్ అండి. నాకు ప్రతి దానికి టూ స్టెప్ వెరిఫికేషన్స్ ఉంటుంది. జీమెయిల్‌కుంటుంది, వాట్సాప్‌కుంటుంది, ఇన్‌స్టా‌కుంటుంది, ఫేస్‌బుక్‌కుంటుంది. ప్రత్తి దానికి నా ఫోను నంబర్‌తో లాగిన్ అయ్యుంటుంది. నేను ఆ! మొత్తం సెట్ చేసుకొని పెట్టుకున్న. ఇప్పుడు ఇన్స్టా ఉందనుకోండి ఎవరన్నా ఓపెన్ జేసెన్న ట్రై చేస్తే గనక నాకు ఫోనుకి మెసేజొస్తది. జీమెయిల్‌కి పాస్వర్డ్ రెండిటికి పాస్వర్డ్ వస్తది నాకు. <smacks lips> అంటే వెరిఫికేషన్ కోడ్సుంటాయి గదా! మనకి.
ప్రతి దానికి గూడాను. హుహు. అంతేగా. లింక్ చేసుకొని పెట్టుకున్నారు. మొత్తమంతా గూడాను. హ్మ్. అంతే. హ్మ్.

అవునా? హ్మ్. ఓకే. ఓకే. ఆ!
ఆ! అదేంటంటే మనకి ఫుల్లీ ప్రొఫెషనల్‌గా ఉంటుంది. దాంట్లో మనం ఏం జాబ్ చేస్తన్నాము? ఏం చేస్తున్నాము? లేదు అంటే దాంట్లో ఇంకొకటేంటంటే ఇప్పుడు మన్ నేనొక జాబ్ చేస్తున్నాను. నాకు దాని రిలేటెడ్‌గా నాకు ఏదన్నా జాబ్ కావాలి అంటే మనం ప్రొఫెషనల్‌గా అందులో ఎతికితే ఇవి మనవి మామూలుగా అయితే ఇండీడో, నౌకరీ ఇవన్నీ హ్మ్. ఇక దీంట్లో ఏంటంటే మనకి ఖచ్చితంగా చూపి ఒస్తుంది. <smacks lips> ఈ ప్రొఫైల్ ఏంటి? ఈ జాబ్ ఉంది ఇక్కడ. మనం సే
హుహు. హ్మ్. హుహు. ఖచ్చితంగా దొరికేస్తందా? అది. హ్మ్. అంటే ఇప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు కదా! దాంట్లో. మరి ఎప్పుడైనా గాని ఇలాగా కాల్స్ అనేయి ఇట్లాగ మీ వ్యక్తిగత విషయాలన్నీ కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టడం వల్ల మీకు ఏమన్నా ఆహ్, మీకు సంబంధించిన అంటే పనికి సంబంధించిన కాల్స్ కాకుండా విక్ త్ ఇంకేదన్న కాల్స్ ఏమైనా వచ్చినయ మీకు?
అవునండి. మనం ఎక్కడ జాబ్ చేసాము. ఏంటి? హుహు. హుహు. హుహు. ఆ! ఒస్తూనే ఉంటాయండి. ఎందుకు అంటే కొంతమంది ఫోటోలు చూసి ఫోనులు చేసేవాళ్ళుంటారు. కొంతమంది అంటే ప్రొఫెషనల్‌గా ఫోనులు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ మనం రెడీ టు ఫేస్ అండి. ఎందుకంటే మనం ఒక మంచి కోసమే పెట్టాము. అది మనకి తప్పదు. ఎందుకంటే మనం ఫర్‌ధర్‌గా వెళ్ళాలి. ప్ర ఆహ్, ముందుకు వెళ్ళి మనం ఇంకొక జాబ్ చేయ్యాలి. దీనికి రిలేటెడే చూసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఆల్‌రెడీ ఒక జాబ్ చేస్తా, ఇంకొక జాబ్ మనం బయట ఎత్తుక్కోవాలంటే అది అవ్వని పనండి. అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ లింక్డ్‌ఇన్‌లో మన ప్రొఫైల్ కానీ, మన రెజ్యూమే కానీ, ఇవన్నీ పోస్ట్ చేస్తే ఏంటంటే అవతల మనిషి చూసి, ఒకవేళ వాళ్ళకి సంబంధించి ఉంది అనుకుంటే ఫోను చేస్తారు. కొంతమంది ఫోను చేసి, ఏడిపించేటోళ్ళు కూడా ఉంటారు. ఆ టైంలో ఏంటంటే నేను మామూలుగా ఫస్ట్ ఫోను ఎత్తేతే చాలా రెస్పెక్ట్‌ఫుల్‌ గానే మాట్లాడతాను. ఎవరు? ఏంటి? ఫోను చేశారు.ఇంగ్లీష్‌లో అయినా తెలుగులో అయినా అలా మాట్లాడుతూ ఉంటాము. హ్మ్.
అవునా? అంటే స్పామ్ కాల్స్ లాంటివి ఇలాగా? ఆహా! హుహు. హ్మ్. అవును. కచ్చితంగాను. హ్మ్. వాస్తవం. హుహు. హ్మ్. కాద్ అవును. వాస్తవం. కరెక్ట్‌గా చెప్పారు. హ్మ్. హుహు. అంతే కదా! మరి. అంతేగా! మరి. అవును. అయితే ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కానీ ఇంతకు ముందు ఇప్పుడు కాదులెండి. ఇప్పుడు కాకుండా ఇంతకు ముందు ఫేస్‌బుక్‌లో మీ ఫోటోలు పెట్టినప్పుడు కానిండి. ఇలాగా బాడ్ కామెంట్స్ అనేవి వస్తా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు.
హ్మ్. హుహు. అవునండి. అవును.
వాటిని ఎలా ఎదుర్కున్నారు మీరు?

ఆ! ఉందండి. ఉంది. నేను ఇప్పటికి చాలా ఫోనులు మార్చాను. అలాంటప్
అవునా? హుహుహు. ఖచ్చితంగా అది. ఖచ్చితంగా జరుగుతానే ఉంటది. మొత్తం అంతా కూడాను. <chuckles> అది నిరంతర ప్రక్రియ. ఆగేదే కాదు అస్సలకి. <chuckles> అవును.
జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే, ఒకదాని మీద స్టాండ్ అయ్యి సంవత్సరం సంవత్సరాలు అస్సలు వాడము. ఎందుకంటే, ఇప్పుడు ఫోనులు కూడా మనల‌ని అట్రాక్ట్ చేస్తవుంటాయి కదండీ. ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడలొస్తావుంటుంది. నాకు ఇది కావాలి అనిపిస్తూవుంటుంది. అలాంటి టైమ్‌లో ఏంటంటే, ఇప్పుడు మనం సోషల్ మీడియా అంటే ఫేస్‌బుక్కు, ఇదివరకు ఫేస్‌బుక్ బాగా ఉండేదండి. ఇప్పుడంటే ఇన్స్టా వచ్చేసింది గానీ ఇదివరకు ఫేస్‌బుక్ బాగా ఉండేది. ఆ టైమ్‌లో ఏంటంటే ఆహ్, మనం మంచిగా పోస్ట్ చేసుకొని ఉన్నామనుకోండి ఇప్పటికి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల కిందట అయినా సరే
కచ్చితంగాను. అవును. హుహు. అవును. కాదండి. ఇప్పుడు ఫేస్‌బుక్ వాడాము అని చెప్పేసనన్నారు గదా! ఫేస్‌బుక్‌లో మీరు ప్రొఫైల్ పిక్చర్‌లుగాని ఐయన్నీ కూడాను, మీరు మీ పేర్లు పెట్టే పెట్టుకునేవాళ్లా? లేకపోతే ఏదైనా డిఫరెంట్ పేర్లు పెట్టుకొని పెట్టుకునేవాళ్లా?
అవునండి. హుహు. లేదండి నా పేరు పెట్టే పెట్టుకుంటాను. ఎందుకు అంటే, ఇప్పుడు సోషల్ మీడియా అనంగానే మనకే కాకుండా మనకు తెలిసినోళ్ళు కూడా చూస్తా ఉంటారు. చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి టైమ్‌లో ఆహ్, మన ఫోటోలు పెట్టుకోవడం కానీ, లేదు మన పేర్లు పెట్టుకోవడం కానీ వల్ల మనకి పాత స్నేహితులు కొంతమంది తెలిసిన వాళ్ళు, ఓహో! వీళ్ళు మనకు తెలుసు కదా! అని రిక్వెస్ట్‌లు పెట్టడము, మనం మాట్లాడడము ఇలా కూడా జరుగుతవుంటుంది. సో, అదనే
హుహు. అంతే కదా మరి! హుహు. హ్మ్. ఖచ్చితంగాను. హ్మ్. ఇప్పుడు కొంది కొంతమంది పేర్లు కొంతమంది పేర్లు ఉంటాయి గదా. ఇప్పుడు కొంత ఆహ్, అంటే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పేసి ఇట్లా పెట్టుకుంటా ఉంటారు. ఆ! ఆహ్, ఇలాగ వాళ్ళకి ఎలాగా మరి కనిపెట్టడం ఎలాగా వాళ్ళ పేర్లు అవన్నీ కూడాను. ఏమైనా టెక్‌నిక్ ఉందా?
హ్మ్. అవునండి. అవును. అవును. అవును. అవును. పేర్లలంటే ఆహ్, ఫోటో ఫోటో ఒకటి చూసుకోవచ్చు అండి. లేదు మనకి ఫోటో లేదు, పేరు లేదు అనుకుంటే, ఇంకొక ఆప్షన్ మనకేముందంటే ఫ్రెండ్స్ లిస్ట్ చూపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. కామన్ ఫ్రెండ్సు. ఆ! మ్యూచువల్ ఫ్రెండ్స్ చూపిస్తూ ఉంటుంది. వీళ్ళు, వీళ్ళు ఉ మీ ఇద్దరు ఫ్రెండ్సు. వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అన్నట్టు చూపిస్తూవుంటుంది గదా! అలా కూడా ఆ! అలా కూడా ఆ మనిషి ఎవరు అనేది మనకి కాస్తొ గొప్పో అవగాహన అయితే వస్తుంది. ఎందుకంటే హ్మ్. మనకి మొత్తం మనకిపుడు ఫేస్‌బుక్ చూసుకున్నట్టయితే దాంట్లో కూడా ఆహ్, సజెస్టెడ్ అని చెప్పి చూపిస్తూవుంటుంది. సజెస్ట్ హ్మ్.
అవునా? హుహు. ఓకే. హుహు. ఖచ్చితంగాను. అవును. అది అంతే కదా మరి! హ్మ్. హుహు. కచ్చితంగా చూపిస్తది. ఖచ్చితంగా చూపిస్తది. ఎందుకనంటే మన ఫోన్‌లో ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడాను ఫేస్‌బుక్‌లో వస్తా ఉంటాయి మొత్తం అంతా.
వస్తూవుంటాయి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వీళ్ళు సజెషన్స్ అని చెప్పేసి వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ డీటెయిల్, కొంతమందేమో ఆహ్, ప్రైవేట్‌లో పెట్టుకుంటారు. కొంతమంది ఏమో వాళ్ళ ప్రొఫైల్‌ని పబ్లిక్‌లో పెట్టుకుంటారు.
హ్మ్. హుహు. కాదండి. అవును. అవును. ఇప్పుడు ఇప్పుడు ఆహ్, స ఫేస్‌బుక్కు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇయన్నీయే కాకుండా, ఉద్యోగ పరంకి సంబంధించిన లింక్డ్ఇన్ కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్సే.
హ్మ్. హుహు.